అయితే చాలామందేంటంటే, సాదాసీదాగా జీవిస్తూ కూడా చాలా సంతోషంగా ఉంటుంటారు. చాలా చిక్కులు ము చిక్కుల్లేకుండా ఉంటుంటారు. అలాగే నువ్వైతే గనక తక్కువ సామాగ్రితో జీవించడం నీకు ఆకర్షణీయంగా అనిపిస్తుందంటే గనక ఏ విధంగా చెప్తావ్?
ఆ! వాస్తవం. అవునండి. అంటే నిజంగా. నా నిజ జీవితంలో నేను నాది ఒక మధ్యతరగతి కుటుంబం అండి. సో, మా ఇంట్లో మేము ఆహ్, మా అమ్మ-నాన్న వాళ్ళు వాళ్ళు పెంచిన ఆహ్, పద్ధతి కావచ్చు, వాతావరణం కావచ్చు. మేము చాలా మధ్యతరగతి కుటుంబం కాబట్టి మా ఇల్లు మాకు చిన్న చిన్నగైనప్పటికి మాకు ఒక స్వర్గం లాగానే ఉండేది. అంటే మా అమ్మ ఎంత చక్కగా చిన్న ఇల్లయినా కూడా ఎంత చక్కగా నీట్‌గా ఆహ్, ఇం ఇంటిని ఎంత నీట్‌గా పెట్టుకునేదంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల.
ఓకే. నిజమే. నిజమే. ఓకే. స్ట్రిక్ట్‌గా. అంటే ఛీ మీరు చిన్నగా ఉన్నప్పుడేంటంటే అన్నీ సదిరి అది ఇక్కడ పెట్టడం, ఇది అక్కడ పెట్టడం చేస్తుంటారు గదా! అప్పుడు మీ అమ్మగారు గద్దించడం గానీ, మళ్ళీ మిమ్మల్ని సరిచేయడం లేకపోతే క్రమశిక్షణలో పెట్టడం గానీ జరిగిందా?
అది ఆ! చే ఆ! చేస్తూ ఉంటాం. చేశారు. ఎప్పుడు చిన్నప్పుడుంటే అదే చేస్తూనే ఉన్నారు. దానిద్వారా మాకు గూడా అర్థమైపోయింది. ఇల్లు, ఇల్లు ఎంత ప్రశాంతంగా మన నాలుగోడలు ఎంత ప్రశా అంటే ఎంత చక్కగా ఉంటే మన మైండ్ గూడా అంత ప్రశాంతంగుంటుంది. గందరగోళంగా ఉంటే మన మైండ్ గూడా గందరగోళంగా ఉంటుంది.
నిజమే. ఖచ్చితంగా మీరన్నది చాలా వరకు నిజం. అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉంటే గనక, మనం గూడా మన ఆలోచనలు గూడా అలాగే ఆ విధంగానే ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి.
ఆ! మళ్ళీ మా అలాగే ఉంటాయి. అవును. అంటే ఎలా అంటే, మా ఇంట్లో పెద్ద వస్తువులు ఉండేటివి కాదు. అంటే ఉన్నా గూడా మా అమ్మా ఎంత చక్కగా సర్దుకునేదంటే, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనకు ఎక్కువ సామాగ్రి ఉన్నట్టు ఇంట్లో అనిపించదు. ఇప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే చూడండి. ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ చిందరవందరగా పాడేస్తే ఎట్లా ఉంటుంది?
ఓకే. నిజమే. నిజమే. అవును. చాలా ఏంటంటే, గజిబిజిగా ఉంటుంది. మన ఆలోచనలు గజిబిజిగా ఉంటాయి. ఏంటంటే, ఇంక అలా వ అలా ఉన్నప్పుడు పని నుంచి బయటకొయ్ లోపలికి వస్తే గనక అలా చూస్తే ఇంకా చిర్రెత్తు‌కొస్తుందన్నమాట చాలా మందికి. ఓకే.
అట్లా కాకు ఆ! గజిబిజిగా ఉంటుందండి. చుర్రెత్తు‌కొస్తుంది నిజంగా. సో, అది నేను నేర్చుకున్నాను. మా అమ్మగారినుండి నేర్చుకున్నాను. అదే విధంగా మా నాన్నగారు కూడా, మా‌కేదైనా వస్తువు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కోప్పడేవారు. మా నాన్నగారు కూడా, ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలనేవాళ్ళు. సో, ఇద్దరు వాళ్ళ అభిరుచులు
ఓకే. క్రమశిక్షణ. ఫుల్లు క్రమశిక్షణనమాట ఇంట్లో మొత్తం.
క్రమశిక్షణ. ఇటు అమ్మా, నాన్న ఇద్దరు వాళ్ళకు ఒకే మైండ్‌సెట్ ఉండడంతో, ఇంకా మేము కూడా కొద్దిగా ఎట్లైనా ఒక సంవత్సరం కాకపోయినా, 2 సంవత్సరాలు కాకపోయినా మాకు జీవితంలో అది అలవాటయిపోతది. మన జీవితంలో భాగం అయిపోతది. సో, ఇప్పుడు నేను పెళ్ళై అవునండి.
<chuckles> ఓకే. నిజమే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చిన్నప్పుడు మీరు గుర్తుంచే ము గుర్తుంటే గనుక మరి ఇలా క్రమశిక్షణ అలవాటు అయినప్పుడు మీ బుక్స్ గానీ, మీరు బుక్స్‌ని హ్యాండిల్ చేసే విధానం గానీ, అవి చినగకుండా మీరు కాపాడుకుంటూ, మరి చిన్న చిన్నవి అంటే, ఇలా కొంచెం పేపర్ నవలకుండా గూడా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు బుక్స్‌ని. మళ్ళీ బుక్స్ ఈ బుక్స్ అయితే, బాగ్‌లో ఎలా పెడతారంటే ఆర్గనైజ్డ్‌గా పెడతారు మళ్ళీ. అటు ఇటు దొర్లకుండా, కదలకుండా. మంచిగా టైట్‌గా పెట్టేసుకొని, వర్కా దానికేంటంటే, మళ్ళీ ఈ బుక్స్‌కి అహా! పేరుకి తగ్గట్టు సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా పేరు కూడా రాస్తారు మంచిగా నీట్‌గా. <chuckles> ఇలా జరిగిన సందర్భం ఉందా మీ జీవితంలో?
అవును. అవును. అవునవును. జాగ్రత్తగా. అవును. నిజం మీరు చె కదలకుండ. అవునవును. పేరు కూడా రాస్తాం. అవును. ఉంది. ఉన్నాయి. నా చిన్నప్పటినుంచి ఉన్నటువంటి బుక్స్ అంత ఇప్పుడు ఎట్లా అంటే, ఏ పు ఏ పుస్తకం ఏది గుర్తుపట్టాలని, అలా సైడ్‌కి, బుక్ సైడ్‌కి ఆ మార్కర్ తీసుకొని రాసేవాడిని. సో, గుర్తు బొ బుక్ గుర్తుపెట్టడానికి. అదే విధంగా ఇప్పుడు చూడండి, చదివేప్పుడు స్కూల్‌లో చదివేటప్పుడు లాంగ్వేజస్‌కని ఆహ్, ఒక సెపరేట్ ఏరియా. తరువాత మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక ఏరియా. సోషల్ స్టడీస్ ఒక ఏరియా. ఇలా ఒక ఓ అంటే సెపరేట్ పెట్టుకునేదాన్ని. అంటే
నిజమే. అవునండి. <chuckles> నిజమే. చాలా సందర్భాల్లో ఏంటంటే, అంటే ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ అయితే గనక, ఇంగ్లీష్ బుక్కు పైనుంటుంది. తర్వాత మ్యాథ్స్ పీరియడ్ నెక్స్ట్ అయితే గనుక, ఇంగ్లీష్ కింద మ్యాథ్స్ ఉంటుంది. ఆ తరువాత సోషల్ ఉంటే గనక, మ్యాథ్స్ కింద సోషల్. మళ్ళీ మధ్యాహ్నం 3 ఇటువైపు ఉంటాయి. మధ్యాహ్నం జరిగే 3 సబ్జెక్ట్. నిజమే.
<chuckles> అవును. నెక్స్టు అవును. అవునవును. సో, ఇలా అవును. జరిగే 3 ఇట్లా ఉంటాయి. సో, ఆ విధంగా పెట్టుకోవడంతో మనకు అంటే, ఎక్కువగా మైండ్‌కి ఇంకొకటేంటంటే, మైండ్‌కి ఎక్కువగా పని చెప్పక్కర్లేదు. మనకది తెలిసిపోతుందన్నమాట క్లియర్‌గా. ఓకే. ఈ వస్తువు ఇక్కడుంది, అక్కడికే పోవాలి. ఈ వస్తువు ఇక్కడుంది, అక్కడే పోవాలి.
అవును. <chuckles> నిజమే. కొన్ని, కొన్ని సార్లు మనము బుక్స్ మర్చిపోతుంటాం కదా ఇంట్లో. అప్పుడేంటంటే, మనము మా నార్మల్‌గా బాగేంటంటే, ఎళ్ళేటప్పుడు చూసుకుంటారు కదా! స్కూల్‌కెళ్ళేటప్పుడు చూసుకుంటారు. బాగుని ఇట్లా చూసినప్పుడు అక్కడ గానీ ఒక బిక్కు తక్కువైతే గనక ఈజీగా అక్కడ ఏదో ఈ బు‌క్కేదో తక్కువనట్టుంది, ఇక్కడేదో గ్యాపుంది...
అవును. అవునవును. ఆ! ఎక్కడో ఏదో మి ఏదో మిస్ అయిపోయిందే!
అని చూసి మళ్ళీ, ఆ బుక్కుని పక్కన ఉంటే గనుక మళ్ళీ పెట్టుకొని వెళ్ళడం, చాలా సందర్భంలో జరుగుతుంది. మీకు కూడా అలా జరిగిందా?
ఆ! చాలా సందర్ ఆ! మాకల నాకలా జరిగింది. ఏదైనా అంటే అక్కడ మనకనిపిస్తది. ఏయ్! ఈ పుస్తకాలు ఇవి పెట్టినప్పుడు ఈ హైట్ అంతే ఉంటుంది. ఏదైనా తగ్గిన, పెరిగినా కూడా ఏందిదేదో ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంది, అని మన మైండ్ ఆటోమేటిక్‌గా మనకు చెప్పేస్తుందన్నమాట. సో, అది దన ఒక ఏమంటారు? దాన్ని ఒక అడ్వాంటేజ్ కూడా మనకు.
ఓకే. అవును. <laughs> <laughs> నిజమే. నిజమే. నిజమే. క్రమశిక్షణ ఉండడం వల్ల జరిగే అడ్వాంటేజది.
అడ్వాంటేజ్ మా ఫస్ట్ అఫ్ ఆల్ మనకు గందరగోళానికి బీపీ‌లు పెరగకుండా, ఇవ‌నుంటాయి. అయితే నేను ఇది అయిపోయిన తరువాత మనకు ఈడే ఈ స్కూల్ డేస్ అయిపోయిన తరువాత, మన బిటెక్ కావచ్చు, తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని పుస్తకాలంటే, ఒక 3, 4, 5 గు మొత్తం గూ‌డులో మొత్తం నా పుస్తకాలే. ఏంటే అంటే ఏం ఎంత చక్కగా సర్దుకునేవాడిని అంటే ఆహ్, ఈ పేపర్‌కీ సంబంధించి పుస్తకాలు, ఇగో దీంట్లో ఉండాలి. దీనికి సంబంధించిన పేపర్లు ఇక్కడ ఉండాలి. కరెంట్ అఫెయిర్స్ ఇవి అంటే సెపరేట్‌ ఇక్కడుం
అవును. అవును. ఉంటుంటాయి. అలా ఉంటుంటాయి. ఓకే. అంటే మొత్తము ఏదంటే, మీరు ఇంక ఏంటంటే వెత ఇంకా ఎక్కువగా వెతకాల్సిన పని లేదు. అక్కడి దాకా వెళితే గనుక ఆ! ఆ! రోలో ఏంటంటే, కావాల్సినవి కరెక్ట్‌గా ఉండడం. ఒక బ్లాక్‌లో అయితే గనుక ఆ! బ్లాక్‌లో ఏ ఉండాలో అవి ఉండడం. మొత్తం ఆర్గనైజ్ పెట్టుకున్నారన్నమాట.
వేతకల్సిన పనిలేదు. ఎందుకంటే అవును. అవునవును. అవును. అవును. అవునండి. అవును.
ఓకే. ఆ! తరువాత?
అయితే ఇవి ఈ అలవాటైన తరువాత నా ఆఫీస్ వర్క్‌లో కూడా నాకు అదే అలవాటు అయిపోయింది ఇంక. సో, ఏ ఫైల్ ఏ
ఓకే. అంటే ఫైల్స్ ఎక్కడ పెట్టాలి ఏ ఫైల్స్ ఏవి
ఎక్కడ ఫైల్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏదన్నా కొద్దిగా తేడా వచ్చిన, అక్కడ ఉన్నటువంటి అటెండర్స్‌ని ఇవన్నీ తిట్టేవాడిని. ఏంది ఇక్కడ, ఇక్కడ ఉండాల్సిన వస్తువు లేదంటే "సారు మీరు ఎట్లా గుర్తుపడతారు సారు ఈ వస్తువు ఇక్కడ ఉండేది కాదని. ఆహ్, ఎ ఎంత ఎంత అసలు మాకు ఎన్నో ఎన్నో గుర్తుండవు మీరు ఇన్ని చేస్తుంటారు ఇన్ని వర్క్ చేస్తుంటారు, మీరు ఎట్లా గుర్తుపడతారు సారు" అని అంటారు. అది మాక్ నాకు చిన్నప్పటినుంచి డెవలప్ అయిందయ్యా. <chuckles>
ఓకే. <chuckles> అవును. నిజమే. ఏంటంటే, మీకున్న అలవాటు ప్రకారం మీకు ఏంటి మీకు నేర్పించిన ఈ క్రమశిక్షణ ప్రకారం, మీకు తెలిసిపోతుంది అక్కడ ఏముందని. అవును. సో, ఇప్పుడు ఇలానే కాకుండా, కొన్ని కొన్ని సార్లేంటంటే, మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కీ ప్రిపేర్ అయినారు కాబట్టి మీరు ఒక రూమ్‌లో ఉండి చదువుకోవడం జరుగుతుంది కదా! అప్పుడు చాలా తక్కువ సామానులతోనే జీవించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎందుకంటే, రూమ్ స్పేస్ లేకపోతే సామాన్లు ఎక్కువ ఉంటే గనక, మరి అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం వాటిని సదరడం పెద్ద టాస్క్ కాబట్టి మీరైతే గనక అప్పుడు ఆ రూమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు? ఎలా అంటే ఇప్పుడు
క్రమ శిక్షణ అన్నమాట. అంటే మైండ్ ఆటోమేటిక్ చెప్పేస్తది. అవునండి. అవును. అవునవును. చాలా తక్కువ. అవును. ఫేసు. అవునవును. అంటే నేను, ఆ! ఆర్గనైజర్ ఎలా అంటే చేసేవాడిని అంటే, ఏవైనా ఈ అప్పుడు చూడండి ఆ! కిచెన్ రూమ్ సామాగ్రికి సంబంధించి కిచెన్ రూమ్‌లోనే పెట్టేసేవాడిని. అయితే ఏవైతే పాత పుస్తకాలు, పాత మాగజైన్స్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా మన ఫ్యూచర్‌లో మనకు ఉపయోగపడతాయి అంటే, ఆ పైన గూళ్ల మీద సెపరేట్ వాడికి కవర్ చేసేసి, దుమ్ము పట్టకుండా సెపరేట్‌గా మి నీట్‌గా దాన్ని కవర్ చేసి పెట్టేసేవాడిని. తర్వాత న మనం డైలీ రీ మనం చదవడానికి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో, డైలీ వాడుకోవడానికి ఏవైతే పుస్తకాలున్నాయో, అంటే పుస్తకాలు కాకుండా కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు చూడండి చెప్పులు అవి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేవాన్ని. ఎవరైనా ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు ఆహ్, ఏక్ ఎట్ చిందరవందరగా పెట్టేస్తే ఫస్ట్ అక్కడ చెప్పులు కరెక్ట్ పెట్టి రా ఇంట్లోకి రూమ్‌లోకి <giggles> అనేవాడిని. అంటే ఆహ్, చిందరవందర పడితే కూడా నాకు నచ్చేది కాదన్నమాట. చెప్పులు "అరేయ్‌! నీ ఏంట్రా నువ్వు ఇట్లా ఆ ఏమైతదిరా" అంటే లేదు నువ్వు కరెక్ట్ చెప్పులు పెట్టిరా. అవి కరెక్ట్‌గా పెట్టేసి రా అనేవాన్ననమాట.
ఓకే. ఓహ్! బావుందండి. బావుంది. అవును. <laughs> ఓకే. ఓకే. ఓకే. చెప్పులు కరెక్ట్‌గా పెడితే గాని లోపల రాక రానిచ్చేవారు కాదనమాట.
<giggles> అంటే ఏ సామాగ్రి ఎక్కడ ఉండాలో కరెక్ట్ నీట్‌గా ఉంటే అంటే మన‌కు మైండ్ కూడా ప్రశాంతంగా అనిపించేదనమాట. సో, అలా అవునండి.
నిజమే. ఇప్పుడు అలానే కాకుండా ఇప్పుడు గ్యాస్‌స్టవ్వు లేపోతే సి సిలిండర్ ఇవి 2 గూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంటాయి. దాని బదులు ఏంటంటే, ఇండక్షన్ స్టోవ్ ఉంటుంది కరెంట్‌తో నడిచేది. ఇలాంటివి వాడటం జరిగిందా మరి ఎప్పుడు ఎలా అమర్చుకున్నారంటే ఏం చెప్తారు?
అవును. అవునవును. ఇండక్షన్ టౌవ్ అవునవును. ఇండక్షను వాడలేదు. కాకపోతే మాకు గ్యాసుండేది. సో, గ్యాస్ అయితే నేను గ్యాస్ కూడా నేను ఏంటంటే, ఇంక చెప్పకూడదు గాని ఆహ్, ఇంట్లో ఆడవాళ్ళు ఎంత క్లీన్ చేసి పెట్టుకుంటారో అంత క్లీన్ చేసుకునేవాడిని.
ఓకే. గ్యాసుండేది. <laughs>
అంటే ఆహ్, ఏదైనా వండుకున్నాక కూడా నీట్‌గా <giggles> నీట్‌గా క్లీన్ చేసేసి, "అరె ఏంట్రా ఇది" అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. "అరె ఇంట్లో కూడా ఇంత నీట్‌గా చేయర్రా, ఇంత నీట్ ఇంత నీట్‌నెస్ అయితే ఎట్లరా" అంటే నీట్‌గా ఉండాలిరా నీట్‌గా ఉన్నప్పుడే ఇప్పుడు ఎందుకు నా నా రూమ్ నీట్‌గా ఉంటుందనే కదా మీరందరూ వస్తున్నారు. నా రూమ్ నీట్‌గా రాకపోతే వస్తరారా అనేవాడిని.
తుడిచి, తుడిచి, తుడిచి తెల్లగ చేసేవాళ్ళనమాట. ఓకె. నిజమే. అవును. అంటే అలాంటి కామెంట్లు కాకుండా ఇంకొన్ని కొన్ని కామెంట్లు కూడా చేస్తారు. ఏంటంటే ఆహ్, నీకెవరొస్తారో గాని, లైఫ్‌లోకి ఎవరొస్తారో గాని ఆ అమ్మాయి ఆ అమ్మాయి లక్కీ. లక్కీరా.
<giggles> ఆ! లక్కీ ల ఎందుకు ఒకసారి మా ఓనర్ గారి ఆహ్, భార్య వచ్చింది. పెద్దావిడ, వచ్చేసి "ఏంటన్న ఎట్లాగ సర్దుకున్నావు ఇల్లు రూమంతా ఎలా ఉంది రూమెలా ఉంది?" అని కిచెన్‌లోకి వచ్చింది. "ఆ! ఇది బ్యాచిలర్ రూమా? లేకపోతే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ రూమా?" అని జోకేసిందన్నమాట. ఆహ్, ఎందుకాంటీ అలా అన్నారంటే, "మేము కూడా ఇంత‌ సై ఇంత చక్కగా సర్దుకోంగా నాన్న" అన్నదన్నమాట. లేదు ఆంటీ నాకిదే, ఆ! నాకి ఆ! ఎప్పటికప్పుడు.
ఓకె. <chuckles> ఓకె. ఓకె. అంటే మీరంత చక్కగా సదురుకుంటారన్నమాట నీట్‌గా మొత్తం ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు దుమ్ము దులుపుకుంటూ ఉంటే గూడా ఉంటుంటే గనక రూమ్ చాలా మంచిగా ఉంటుంది. రోజు ఊడవడం ద్వారా కూడా రూమ్ అనేది చాలా చక్కగా ఉంటుంది.
చాలా మంచిగుంటది. అయితే మీరు చెప్తే నమ్మరు. బ్యాచిలర్ రూమ్స్ అయితే మార్నింగ్ లేవగానే ఒకసారి అది ఏమంటారు ఆ ఒకసారి ఊడ్చుకోవడమే ఎక్కువ. అయితే నేను ఉదయం, సాయంత్రం 2, 2 పూటల ఊడ్చేవాడిని.
ఓకె. నిజమే. 2 పూటలూడ్చేవాళ్ళు. <laughs>
<laughs> ఉదయము ఉదయం మార్నింగ్ లేవగానే ఒకసారి మళ్ళీ ఈవినింగ్ 4:30, 5:00కి అయితే మళ్ళీ ఎంప్ అంటే, ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారన్నమాట. <smacks lips> నా రూమ్‌కెలా ఉంటుందంటే, ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతుంటారు. వస్తుంటారు అంటే కంబైన్డ్ గ్రూప్ గ్రూప్ స్టడీ చేసేవాళ్ళమన్నమాట. సో వచ్చేవాళ్ళు అంతే ఇంక అంతా కాళ్ళు చెప్పులు అంతా దుమ్ము దుమ్ము అనిపించేది. నాకేందో చాలా ఇన్కన్వీనియంట్‌గా ఉండేదన్నమాట.
ఓకే. నిజమే. అవును. ఓకే. అవును. అంట్ అట్లుంటే గూడా ఏంటంటే చదవబుద్ధి గాదు ఫస్ట్. కాళ్ళకి మట్టి అంటుతూ ఉంటే గనక చదవబుద్ధి గాదు.
చదవబుద్ధి గాదు. నైట్ పడుకున్న మట్టి అంటుతది నైట్ పడుకుంటప్పుడు కూడా ఇన్కన్వీనియంట్‌గా ఉండేదన్నమాట. సో ఏం చేసామంటే, ఈవినింగ్ కానీ నైట్ ఒకసారి పడుకునే ముందు అలా అంత క్లీన్ అలా చేసేసి ఆహ్, అట్లా ఆహ్, ప పడుకునేవాళ్ళం. కొద్దిగా మంచిగా అంటే మైండ్‌కి ఫ్రెష్ అనిపించేది.
ఓహ్! సూపర్! బావుంది. బావుంది. నిజమే. నిజమే. అయితే ఇలానే కాకుండా. కొన్ని కొన్ని సార్లేంటంటే చాలా అంటే ఇప్పుడు హై ఫై‌గా గాకుండా సింపుల్‌గా జీవిస్తూ గూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. అంటే ఇప్పుడేంటంటే చాలా మంది డబ్బుందని జెప్పేసి కొంచెం డబ్బుందని జెప్పేసి. అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కొంచెం బండి బండి కోసమైనా లేకపోతే ఒక 2 వీలర్ మీద చాలా ఎక్కువ మనీ పెట్టేసి కొంటుంటారు. అదే అలా కాకుండా ఒక చిన్న స్ల్పెండర్‌ గొనుక్కున్న గాని చాలా స సంతోషంగా జీవించొచ్చు. అలా టెన్షన్ ఫ్రీ‌గా జీవించొచ్చు. మీరేమంటారు?
ఆ! అవునండి. అవును. కొట్టు ఉంటుంది. సంతోషంగా. ఇప్పుడూ ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడెందుకంటే మనము ఆహ్, మనము సంపాదన తగ్గట్టు మనము మారితే ఏం గాదు. కానీ మనకుండేది మనం సంపాయించేది ఇంత. మన ఆలోచనలేమో ఆహ్, ఇంత ఖర్చుపెట్టేదేమో ఇంత కొండంత, అన్నప్పుడు అది ఎవరైనా చూసిన వాళ్ళకి కూడా కరెక్ట్ అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా కరెక్ట్ కాదది. సో మన చిన్న సామా ఇప్పుడు చూడండి. కొందరు పెద్ద ఇల్లు కాకుండా చిన్న ఇల్లే ఉంటుంది. కానీ ఎంత ఎక్కడ వస్తువాలక్కడ నీట్‌గా పెట్టుకొని, చిన్న సామాగ్రి అరె! అసలు ఇంట్లో ఏ అసలు ఇంట్లో వస్తువులున్నాయా? లేదా? అన్నట్లు ఉంటారు. చాలా ఆ ఇంట్లో‌కేళ్తే ఎంత పాజిటివ్‌నెస్ అనిపిస్తదంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆ! ఒకసారి మేము ఇల్లు మారాక ఆహ్, మేమిల్లు ఆహ్, టీవీ అంతా అన్ని టీవీ ఇల్లు మారాక అన్ని సెట్ చేసేసుకున్నాం నీట్‌గా. అంటే ఆల్మోస్ట్ ఒక అది అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ అయిపోయింది. ఆహ్, మళ్ళీ ఏదో టీవీ రిపేర్ వస్తే మళ్ళీ వన్ పిలిచామన్నమాట వాళ్ళని. ఇల్లీగ ఆ! ఇంటికి రాగానే ఆహ్, ఏదో చిన్న రిపేర్ జేసిన తరువాత తనన్నాడు. ఆహ్, ఆహ్, "అన్న ఎంత ప్రశాంతంగుందన్న ఇల్లు ఇంట్లో మీ ఇంట్ మీ ఇల్లు. మంచి వెల్తురు ఇంత ఎక్కడ వస్తువులక్కడ ఇల్లు చిన్నగైనా ఇక్కడే ఉండ బుద్ధయితుంది. కొన్ని ఇల్లు ఇంటికెళ్తే చికాకనిపిస్తదన్న ఆ ఇంట్లోకడుగు పెట్టగానే ఎట్లనో అనిపిస్తదన. మీరు ఇంత చిన్నగున్నా ఎంత ఎంత బాగా పెట్టుకున్నారన. అనిపిస్తా" అంటే ఆ! లేదు మాకుంతా అలవాటే అంటే. "ఇట్లా ఉండాలన్న ఇల్లు మా మా ఇంట్లో ఉంటుంది. అబ్బా! ఇంటికెళ్తే చికాకనిపిస్తుందన. ఎక్కడ వస్తువులు అక్కడే వాడేసుంటారు" అనగానే. అంటే అది మ కొద్దిగా మనం చెప్ వాళ్ళకి కొద్దిగా నచ్చజెప్పాలి. మన వాతావరణం ఎంత బావుంటే మన మైండ్ గూడా అంత బావుంటుంది. అవును.
ఓకే. కొండంత. <chuckles> నిజమే. నిజమే అండి. ఓకే. చెప్పండి. ఓకే. పిలిచారు. ఎల ఎలక్ట్రీషియన్‌ని పిలిచారన్నమాట. ఓకే. <chuckles> ఓకే. ఎప్ ఎప్పుడు బయట పడదామా అనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్తే గనుక. <laughs> ఓకే. నిజమే నిజమే. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత బాగుంటే గనక మన ఆలోచనలు అంత సూటిగా ఉంటయి. అంత ప్రశాంతంగా జీవించగలుగుతాం.
ఆ! అవును. జీవించగలుగుతాం. అవును.
ఓకే. అయితే ఇలానే కాకుండా ఏంటంటే, మరి ఏంటంటే చిన్న ఇల్లైనా పర్లేదు గాని, ఆహ్, మన చుట్టూ ఆకర్షణీయంగా మరి సదురుకోవడం లేకపోతే మంచి మంచి పెయింటింగ్స్ గాని, లేకపోతే మంచి మంచి ఓకే. చెప్పండి.
అవును. అవును. పెయింటింగ్స్ ఆ! పెయింటింగ్స్ అంటే గుర్తొచ్చింది. మా ఇంట్లో మీరు పెయింటింగ్స్ అంటే మేము ఎక్కువ పెయింటింగ్స్ ఏం తెచ్చుకోము. ఆహ్, ఎప్పుడు ఏం తెచ్చుకోలేదు గాని మా భార్యనే మంచి పెయింటింగ్స్ వేస్తుందన్నమాట. సో స‌న్ స్వయంగా పెయింటింగ్ వేసేసి ఆ 4, 5 మంచిగా గోడల మడ్ గోడలకి ఆహ్, పెట్టేశిందన్నమాట. సో అది అది చూడగానే నిజంగా ఇది ఏం హ్యాండ్ పెయింటింగ్. చాలా మంది బంధువులు ఇంటికొచ్చినప్పుడూ "ఏంటి? ఇది ఎక్కడ కొనుకొచ్చారు? ఇంత బాగుంది." అన్నారు. సో అంటే చూడండి మనమూ మనం నేచురల్‌గా మనం ఏదైతే చేస్తామో ఆ చిన్న చిన్న కలెక్షన్స్ చేసి, పెయింట్ వేసేసి, ఆ చిన్న వచ్చినప్పుడు మనం చూడండి కొన్ని వ్యర్థాలుంటాయి. ఆ వ్యర్థాలతోని మంచిగా దాన్ని ఒక పెయింట్‌గ్‌లాగా వేసేసి
ఓకే. ఓహ్! ఓకే. గుడ్. ఓకే. పెయింటింగ్. హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట మొత్తం. సూపర్! నిజమే. ఓకే! అవునవును. అంటే ఇది ఎందుకు పనికిరాదులే వేస్ట్‌లే పడేద్దాంలే అనుకుంటారు కానీ దాంతోని కూడా క్రియేటివిటీ‌గా మలుచుకొని, దాన్ని ఫ్లవర్ వ వేస్‌గా మార్చుకుంటారు. దాంట్లో మంచిగా అలంకరిచ్చుకుంటారు.
ఆ! అవును. అవును. ఇప్పుడు పిస్తా ఉంటాయి జూడండి. పిస్తా‌వి పైన కవరింగ్ ఉంటది జూడండి. పిస్తా తిన్నప్పుడు. సో దాని పైన అది ఆ తీసేసి దానితో అలంకరించేసి ఇలా ఏదో చిన్నగా చేసేసి గోడ మీద పెట్టేసుకుంటే చాలా మంచిగనిపిస్తుంది. మనకి స్పెషల్ వేలు, లక్షల పెయింటింగ్స్ అవసరం లేదింట్లో.
అవునండి. నిజమే. అవునవును. మన చుట్టూ ఉండే వాటిని జాగ్రత్తగా మరి మరి మనం వాడుకోగలిగితే గనుక మళ్ళీ వాటిలోంచే రకరకాలైనటువంటి ఈ అలంకరణ సామాన్లు మరియు డెకరేషన్స్ ఇవన్నీ గూడా ఏర్పడుతూంటాయి.
ఆహా! అవును. అవునవును. ఏర్పడతాయన్నమాట. నిజంగా అవునండి.
ఓకే. బావుందండి. బావుంది. మరి రోజువారీ జీవితంలో మరి ఆహ్, ప్రాక్టికల్‌గా ఉంటూ తక్కువ సామాగ్రితో జీవించుతూ ఎలా ఆకర్షణీయంగా ఉండాలి, అన్న విషయాన్ని మరి మీరైతే గనక మీరు బ్యాచలర్‌గా ఉన్నప్పుడు ఎలా రూమ్‌ని అలంకరించుకున్నారు. లేకపోతే గనుక మీ అమ్మగారు ఎంత బాగా ఇంటిని మెయింటెయిన్ చేస్తూ మిమ్మల్నందరిని ఒక క్రమశిక్షణలో నడిపారు అన్న విషయాన్ని, మీ జీవితంలోని అనుభవాల ద్వారా మీరు పాటిస్తున్న విధానాల ద్వారా చాలా చక్కగా చెప్పారండి. మీకు నా ధన్యవాదాలు.
<chuckles> బావుంది. అవునండి. అవునండి. అవును. <chuckles> అవునండి. నాకు కూడా ఇవన్నీ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.